మేము ఎట్లాంటి రూల్స్ అంటే, ఆహ్, ఇప్పుడు పొద్దున్నే లేవంగానే అంటే పాప పుట్టక ముందు వరకు యాయ్ అంత పెద్దగా రూల్సేం లేవు.
ఆహా! ఓకె.
అంతా ఆహ్, అంతా కలిసిపోయిందనమాట. <chuckles> ఆ! పులిహర‌లాగా. ఆ! క <chuckles> ఆ! కానీ తరువాత పాప బుట్టిన తరువాత నుంచి మాత్రము కొంచెం ఆహ్, హ్మ్. రూల్సున్నాయి. పాప పుట్టక ముందు ఒకటే రూల్ ఉంది. ఏంటంటే ఆహ్, నేనెప్పుడు కిచెన్‌కి సంబ ఎవరైనా ఇంటికొస్తుంటే వాళ్ళకేం వంట చేయాలి? వాళ్ళకి ఏమి ఫెసిలిటీస్ అవి అన్నీ ఉన్నాయా ఇంట్లో? అలాంటివి చూసుకోవడం వరకే నా బాధ్యత. ఆహ్, ఆ! బిల్స్ పే జేయడము, <chuckles> అడిగినవన్నీ కొనిపెట్టడము, అవన్నీ మా హస్బెండ్ డ్యూటీ అనమాట.
సాధారణంగా. <chuckles> అంతే కదండి. ఆ! <giggles> ఆహా! ఓకె. ఆహా! ఓకె. అవి బా జూసుకునే వాళ్ళనమాట అయితే మీరు? ఓకె. ఓకె. <laughs> ఆ!
సో అట్లా ఆ! ఆ!
అయితే ఇంకా, ఇంకా ఇంట్లో, ఇంట్లో ఏవన్నా ఇంకేవన్నా రూల్స్ ఉండేవా అండి?
ఆహ్, హ్మ్, పాప పుట్టక ముందయితే ఇదొక్కటే రూల్ ఉండిందనమాట. నాది మొత్తమి ఇంటి బాధ్యత నాది. ఆ! ఫైనాన్స్ అంట ఆయన బాధ్యత అన్నట్టు. <sniffs> <swallows> పాప పుట్టిన తరువాత మాత్రం తరువాత ఒక ఫస్ట్ 6 మంత్స్ నాకు కొంచెము అర్థం గాలేదు. అంటే మనకి ఆహ్, కొంచెం మాట్ ఆడ్
ఆహా! ఆహా! ఓకె. ఇది ఆహా! అదేలెండి. కొంచెం ఇబ్బందిగా ఉంటది. వాళ్ళెప్పుడు వాళ్ళని క్యారీ జేస్తూ ఉండాలి మనం.
అవును. ఆ! ట్రాన్సిషన్ ఆహ్, అనన్ అని చెప్పొచ్చు. అంటే మా మమ్మీ వాళ్ళు జాబు చేస్తూ మా మమ్మీ జాబు చేస్తుంది. మా డ్యాడీ కూడా జాబు జేస్తారు. కాబట్టి వాళ్ళు మన దగ్గరకి వచ్చి ఉం ఉండేది లేదు. ఆహ్, మా అత్తగారు వాళ్ళు మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటారు. కానీ కా వాళ్ళు కొంచెం 75 అట్లా అనమాట. ఏజు సో అందుకని వాళ్ళని పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. <sniffs> మేం మేము మేమే ఇంకా చూసుకోవడం స్టార్ట్ జేశాం. అదెట్లా అయిపోయిందంటే, మా హస్బెండ్ జాబుకి, ఆయన నాకు సపోర్ట్ చేసేది కొంచెం తక్కువయిపోయింది. ఆ! నేనింకా ఎట్లా అంటే, కొన్ని కొన్ని సార్లు
ఓకె. ఆహా! అవునండి. ఓకె. ఓకె. ఆహా! అదేలెండి. ఆహా! అంటే కొంచెం జాబ్ ప్రెషర్ గూడా అ అతనికి ఎక్కువ అవటంతో, మీరు కొంచెం బేబీ‌తో బిజీ అవ్వడంతో, కొంచెం సపోర్టింగ్ గూడా తగ్గిందనమాట ఇద్దరిలో.
ఆ! ఆ! అట్లా అంటే జా జాబు టెన్షన్ అదే జాబు టెన్షన్స్ ఉంటాయి. అంటే వా అంటే మగవాళ్ళకి కొంచెము ఇట్లా పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే ఆహ్, ఆ మైండ్ ట్యూన్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం టైం బడుతుంది. ఆ మదరేంటంటే కంప్లీట్‌గా ఇంకా బేబీతోటే ఉంటది కాబట్టి ఆ బేబీ ఎప్పుడు లేస్తుంది? ఎప్పుడు పడుకుంటుంది? బావుందా ఒంట్లో? బాగలేదా? ఇలాంటివన్నీ, చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్నవి గూడా ఆహ్, నోటీస్ జేసుకుంటా ఉంటారు. సో అబ్బాయిలు ఏంటంటే, పుట్టిన తరువాత ఆప్ బావుంది పాప. ఆడుకోవడము, అక్కడిదాకనే అనుకుంటారు. <smacks lips> అంటే వాళ్ళకి ఇద్దరికి మధ్యలో బాండింగ్ వచ్చే వరకు అంత కనెక్ట్ కారనమాట.
అదేలెండి. ఆహా! అవును. ఆహా! ఓకె. ఆహా! ఆహా! అదేలేండి.